మామూలుగా ఈ రోజుల్లో మల్టీటాస్కింగ్ అనేది ఎక్కువైపోతుంది. సో పనులు వెను వెంటనే ఆహ్, ఒకదాని తర్వాత ఒకటే కాకుండా ఇంటి పని, పిల్లల పని అనేవి కూడా చాలా వస్తూ ఉంటాయండి. కానీ ఈ ఈ పనుల్లో పడిపోయి. మానసికంగా ఆహ్, రిలాక్స్‌గా ఉండడం అనేది. మం మర్చిపోతూ ఉన్నారు. మీరైతే మానసికంగా రిలాక్స్ అవ్వడానికి ఏం జేస్తూ ఉంటారని పనుల మధ్యలో?
హ్మ్. హ్మ్. అంటే, ఇప్పుడు మనం పనుల మధ్యలో అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటానండి. అలా కాకుండా పని మొత్తం పూర్తయపోయి ఇంటికొస్తాం కదా! అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫోన్, ల్యాప్టాప్ అనేది ఇంక పని లేదు కాబట్టి వాటిల్ని కొంచెం పక్కన పెట్టేసి, జస్ట్ ఒక 5 మినిట్స్ ఏం చేయకుండా కూర్చుంటాననమాట. కళ్ళు మూసుకొని, నెమ్మదిగా శ్వాస లోపలికి బయటికి తీసుకుంటూ. రోజంతా వచ్చిన టెన్షన్‌ని ఆహ్, అలా రిలీవ్ అవుతాననమాట. దీన్నిండి అంటే మనం ఇలా చేయడం వల్ల ఆ మన
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే, మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది అలవాటు ఉందా అండి? బ్రీతింగ్ ఎక్ససైజ్ అలవాటుందా మీకు?
ఆ వుంది. ఉందండి. ఇలా చేయడం వల్ల మనకి ఉన్న టెన్షన్‌ని బయటకి పోవడానికి అది స్పేస్ ఇస్తుందనమాట. దా అందుకని నేను బ్రీతింగ్ ఎక్ససైజ్ అనేది నేను మెడిటేషన్‌లొ నేర్చుకున్నానండి. అది నేను ఇలాగా ఆహ్, ఈ రిలాక్సేషన్‌కి కూడా వాడుతూ ఉంటాననమాట.
ఓకే. ఓకే. ఓకే. ఓహోహో! ఓకే. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేవి వచ్చాయ అండి? తెలిసాయా? అర్థమయ్యాయా? చేంజ్ మీలో కనిపిచ్చిందా?
ఆ! ఖచ్చితంగా అండి. అలా చేశాను అంటే నాకున్న స్ట్రెస్ ఆ టైంలో పోతుంది ఖచ్చితంగా. అలాగ ఇంకొక విషయం ఏంటంటే కాస్త నేను పని మీద కాన్సంట్రేషన్ చేయగలను దాని తర్వాత. ఎఫెక్టివ్‌గా కూడా చేస్తాననమాట. కొంచెం అంటే పని మధ్యలో షార్ట్ బ్రేక్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను కదా! అప్పుడు కూడా నేను ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాననమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీరు ఇంటికి వచ్చాక నేనేమి టచ్ చేయను. మొత్తానికి పనితో సహా పనిని పనితో వచ్చిన స్ట్రెస్‌ని కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసి వదిలేస్తాను అని చెప్పారు కదా! అయితే మీరు ఒకవేళ మీ ఆఫీసు నుండి, మీ వర్క్‌ప్లేస్ నుండి ఏదైనా ఈమెయిల్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, అర్జెంట్‌గా మాకిది కావాలి అని ఏమైనా వచ్చాయనుకోండి మీరు చేస్తారా? "లేదు, నేను చేయలేను" అని చెప్తారా?
హ్మ్. నేను ఆల్రెడీ చెప్పేసానండి. నేను సాయంత్రం 6 తర్వాత అసలు అవైలబుల్‌లో ఉండను. ఆహ్, నేనలా బౌండరీస్ పెట్టుకున్నాను. ఆఫీసుకిని, ఇంటికి, లేకపోతే నాకు ఇంట్లో గడిపే సమయం తగ్గిపోతుంది. నేనిల్ ఇల్లును గూడా చూసుకోవాలి కాబట్టి, నేనలా బౌండరీస్‌ని ముందే ప్లాన్ చేసుకున్నాను. అందుకని నేను 6 తర్వాత అసలు ఈమెయిల్స్ కానీ, ఆఫీసు నుంచొచ్చే కాల్స్ గానీ అటెండ్ చేయను. నేనీ విషయం అందరికీ ముందే మా టీమ్‌కి గాని, మా మేనేజర్‌కి గాని ముందే ఇన్ఫార్మ్ చేశాననమాట. కాబట్టి నాకలాంటి ప్రాబ్లమ్ అయితే ఎదురవ్వలేదు ఇప్పడి వరకుని.
హ్మ్. అవును. అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే, మీరు ఆహ్, మీకంటూ మీకు సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి కానివ్వండి, సెల్ఫ్‌గా టైం కానివ్వ ఇ ఆహ్, ఇచ్చుకోడానికి కానివ్వండి. హ్మ్. కు తప్పకుండా, ఇంట్లో కుటుంబ సభ్యుల హెల్పనేది ఉండాలి. ఆ! ఇంటి పనులు షేర్ చేసుకోవడంలోనో, పిల్లల్ని చూసుకోవడంలోనో, అట్లా మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారాండి?
హ్మ్. హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారండి. కానీ, మా హస్బాండెక్కువ టైముండదనమాట. ఆయనకి ఆయన కూడా నాకన్నా బిజీ. ఆఫీస్‌లో ఆఫీస్ వర్క్‌లో. ఎంతసేపు కాల్స్‌లోనే ఉంటారు. అందుకని, చాలా వరకు కూడా, నేనే చేస్తాను. ఏదైనా ఉంటే, ఆయనకి వీలుంటే గనక తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు. ఇంకా ఆయన పడే బాధని నేనే అర్థం చేసుకొని, చాలా సార్లు నేను పిలవననమాట. ఆహ్, హెల్ప్‌కదీని. హ్మ్.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అయితే, ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఇన్‌స్టాంట్‌గా రిలాక్సిచ్చేది ఏదోక టిప్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఆహ్, టీ తాగడమో, లేకపోతే ఒక వాక్‌కి వెళ్ళేసి రావడమో, నచ్చిన పాటలు వినడమో, లేదంటే ఇష్టమైనది వండుకొని తినడమో, ఏదోకటి ఉంటుంది. నికు ఇన్‌స్టాంట్‌గా రిలీఫిచ్చేది, రిలాక్సిచ్చేది ఏంటండి?
హ్మ్. హ్మ్. అంటే, ఆఫీసులో ఉంటే గనక అక్కడి నుంచి లేచి, అంటే, నేను కూర్చున్న ప్రదేశం నుంచి లేచి, ఒక చిన్న వాక్ అయితే చేస్తానండి. అదొక్కటి, తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే ఉన్న ప్లేస్‌లోనే కూర్చొని చేస్తాను. అలాగే ఇంకా స్ట్రెచెస్ ఒకటి చేస్తాను. ఎందుకంటే రోజంతా కూర్చునే ఉంటాము. బాడీ అనేది టైట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అందుకని అది మనం లూజ్ చేసుకోవడానికి కొంచెం బాడీ బాగా ఉండడానికి అది హెల్ప్ అవుతది ట్రె స్ట్రెచెస్ అనేవి. అవి కూడా చేస్తాను. అలాగే ఎప్పుడైనా భరించలేని స్ట్రెస్ ఉండి, తలనెప్పిగా ఉంటే మాత్రం ఒక కాఫీ. ఖచ్చితంగా ఒక కాఫీ తీసుకుంటాను.
హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవును. అవును. హ్మ్. ఓహ్! కాఫీ తాగుతారు. ఓకే. ఓకే. ఓకే. అంటే, మామూలుగా మీ రొటీన్ అనేదెలా ఉంటుందండి? అంటే, మీరు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత ఆహ్, ఒచ్చిన తర్వాత నుండి ఆహ్, నైట్ నిద్రపోయే వరకు మీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది మామూలు రోజుల్లో?
హ్మ్. నేను ఒచ్చేదైతే ఆహ్, 5, 5:30 మధ్యలో ఇంటికి చేరుకుంటానండి ఆఫీస్ నుంచి. తర్వాత, నేను చెప్పాను కదా! ఇంటికి రాంగానే అంటే, ట్రాఫిక్‌లో ఒస్తాను, కాబట్టి చాలా చిరాకుగా ఉండి, కాసేపటి వరకు ఒక 15 నిమిషాల వరకు ఏ పని జేయను. అలా కూర్చుంటానంతే. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాను. సోఫాలోనో, లేకపోతే నాకు కంఫర్టబుల్‌గా ఉన్న చైర్‌లోనో ఎళ్ళి కూర్చుండిపోతాను. కూర్చున్నాక, ఆ టెన్షన్ అంతా రిలీజ్ అయిన తర్వాత, అప్పుడు లేచి, నేను చేసే మొట్టమొదటి పని ఆహ్, ఈ రోజంతా ఒచ్చే స్ట్రెస్‌ని తుడిచేయడానికి ఆహ్, చన్నీల్లతో మొహం కడుక్కోవడం, లేకపోతే వెళ్ళి ఒక షవర్ చేసేస్తాను. వేడి నీళ్లతో, వెళ్ళి ఒక షవర్ చేస్తాననమాట. దీనివల్ల ఏంటంటే, నా బాడీ టెన్షన్‌లో ఉన్నది తగ్గుతుంది. అలాగే నేను వర్క్ మోడ్‌లో నుంచి ఇంటికొచ్చానన్న సంగతి నా బ్రెయిన్‌కి కూడా అర్థమవుతదనమాట. దానివల్ల నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఒస్తది, ఆ స్నానం చేయడం వల్ల. చాలా సార్లు నేను స్నానంకే మొగ్గు జూపుతాను ఇన్ ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ! ఆ తర్వాత మీరు వంట చేయడం, స్నాక్స్ చేయడం ఇవన్నీ చేస్తారా?
అవునండి. వంట నేను ఇంచుమించు ఆరింటికైతే మొదలుబెడతాను. ఈ పనులన్నీ అవి అయిన తర్వాత. ఆరు నుంచి ఆరున్నర లోపల వంటయితే అయిపోతుందండి. నేను ఇంచుమించు 7:00-7:30 భోజనం చేస్తాను. అలాగే బాబుకి కూడా భోజనం అదే టైంలో పెట్టేస్తాననమాట. 6:30కి వంటయిపోంగానే వాడికి పెట్టేస్తాను ముందు. వాడికి పెట్టిన తర్వాత నేను భోం చేస్తాను. ఈలోపు మా హస్బెండొస్తే గనక ఇద్దరం కలిసి తింటాము. ఇన్‌కెస్ ఆయనకేవన్నా మీటింగ్సుండి, ఒకవేళ ఇంటికి రాకపోతే గనక నేనింక భోం చేసేసి ఇంకా అలా ఉంటాననమాట. అప్పుడు ఏవన్నా చూస్తే, ఒక అరగంట ఫోను చూడ్డము, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఫోను జేయడము ఇలాంటివి చేస్తుంటాను.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. అయితే ఆహ్, హ్మ్, మీరు మీ హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తే, బాబుని చూసుకోడానికి ఎవరుంటారండి?
బాబుని చూసుకోడానికంటే, మొన్నటి వరకు మా అత్తయ్య గారు చాలా సపోర్టిచ్చారండి. అలాగే మేము ఇప్పుడు ఆలోచిస్తుందేంటంటే, వాడికెలాగో 2 ఇయర్సొచ్చేసాయి, ఇంకా ప్లే స్కూలుల్లో వేద్దాము అని అనుకుంటున్నాము. ఆహ, ప్లే స్కూలులో ఏస్తే గనక మార్నింగ్ నుంచి, ఇంకా ఈవెనింగ్ వరకు ఉంది వాడికి స్లూ స్కూలు ఇంక అలా సరిపోతుంది. వాడొచ్చే టైము నేనొచ్చే టైము ఇంకొక్కటే అవుతదనమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే, ఓకే. కరెక్ట్ బావుందండి. బాగా ప్లాన్ జేశారు. అయితే ఆహ్, మీరు ఈ బిజీ డే నుండి, కొంచెం బ్రేకివ్వడానికి వీకెండ్స్ బయటికెళ్ళడమో, లేకపోతే నెలకొక్కసారి ఒక పక్కనున్న ప్లేస్ చూడ్డానికి వెళ్ళడమో అట్లా ఏమైనా చేస్తారా?
హ్మ్, హ్మ్. ఆ! ఖచ్చితంగా అండి. వీకెండ్సయితే నేను తప్పకుండా మొత్తం కూడా ఫ్యామిలీకే కేటాయిస్తాను. అందులో అసల సమస్య లేదు. అలా ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమాకి వెళ్ళడం గానీ, లేదా ఇంట్లోనే కూర్చొని వెబ్ సరీస్‌లు చూడడం గానీ, ఈ వెబ్ సిరీస్ చూడడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. మా ఫ్యామిలీ అందరితో కూర్చొని చూడ్డానికి ఇష్టపడతాను. అంటే ఏదో ఒకటి
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ముఖ్యంగా ఎటువంటి ఎటువంటి జోనర్స్ చూడ్డానికి ఇష్టపడతారాడి? వెబ్ సీరీస్‌లు ఈ మధ్య
అంటే, సస్పెన్స్ థ్రిల్లర్సంటే బాగా ఇష్టమండి. కాకపోతే ఇదే సమయంలో, నాకు నచ్చిన ఫుడ్డుండాలి. అంటే, ఈ చికెన్ పకోడియో, లేకపోతే ఇలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట. స్నాక్ ఐటెమ్స్ చేసుకొని, వెబ్ సరీస్ చూసుకుంటూ, ఆ పక్కన కోక్ కానీ ఏదైనా పెట్టుకొని తాగుతూ ఉంటే ఇంకా నాకు హెవన్ ఆన్ ఎర్త్ అనమాట అది. సవర్గం ఇక్కడే కనిపిస్తూ ఉంటుది. హ్మ్.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఓకే, ఓకే, ఓకే. అంటే, రి కొంతమంది ఏం చేస్తారంటే, రిలాక్సవ్వడానికి వర్క్ నుండి రిలాక్సవ్వడానికి ఫోను చూస్తూ ఉంటారు, రీల్స్ క్రోల్ చేస్తూ ఉంటారు, షార్ట్స్ చూస్తూ ఉంటారు ఆ కోవలోకి మీరు వస్తారా అండి?
అవునవును. లేదండి. నాకనిపిస్తది. అలా రిలాక్సవ్వడానికి ఫోను చూస్తే ఇంకా టైడయిపోతామేమో అనిపిస్తది. కానీ నేనే చే నేనైతే మాత్రం ఆహ్, ఒక్ వర్క్ నుంచి వచ్చానంటే, ఆ ఒక గంట వరకు ఫోనైతే ముట్టుకోనండి. నే నాకు ఈ పనులే సరిపోతాయి, మీ కిందాక చెప్పినట్టు కాసేపు అలా కూర్చోవడం, తర్వాత ఈ స్నానం చేయడం, ఆ తర్వాత వంట చేసుకోవడం ఇవన్నీ సరిపోతాయి. నా ఫోనెక్కడుంటదో కూడా తెలీదు ఆ టైంలో. అవన్నీ అయిన తర్వాతే, నేను ఇంట్లో వాళ్ళకి ఫోను చేయడానికొస్తాననమాట. అప్పుడు తీసుకుంటాను ఫోను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే, ఓకే. ఒక్కొక్కసారి ఆహ్, బాగా స్ట్రెస్‌గా అనిపించినప్పుడు, ఎవరో ఒకళ్ళతో మాట్లాడితే ఆ స్ట్రెసనేది రిలీజయిపోతది. ఇప్పుడు ఈ పని వల్ల వచ్చే స్ట్రెసు, దీని నుండి ఎ ఈ పని గురించి వచ్చే స్ట్రెస్‌ని ఎవరితో షేర్ చేసుకోవడానికి ఉండదు ఒక్కొక్కసారి. షేర్ చేసినా వాళ్ళు ఏం చేయలేరు కదా! ఎందుకు షేర్ చేసి అని చెప్పేసి ఆహ్, ఎ ఏదో హ్మ్, మామూలుగా కబర్లు చెప్పడము, సరదాగా మాట్లాడుకోవడము చేస్తూ ఉంటారు. అట్లా మీరు ఇన్‌స్టాంట్‌గా రిలాక్సఅవ్వడం కోసం ఫస్ట్‌గా ఫస్ట్, ఫస్ట్‌గా ఫోను చేసేది ఎవరికండి?
హ్మ్. అవును. ఫస్టుగా నేను ఫోను చేసేది మా అమ్మగారికండి. మా అమ్మగారితో మాట్లాడడం, ఏదైనా విషయం గురించి డిస్కస్ చేయడం అనేది నాకు చాలా నచ్చుతుందనమాట. మా ఇద్దరి మధ్య ర్యాపో కుదురుతదెప్పుడ కూడాని. ఏదైనా విషయం గురించి మాట్లాడుకున్నాము అంటే, అంటే మేము జనరల్‌గా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే కుటుంబ విషయాలే కాదు. బయట జరుగుతున్న విషయాలు, ఈరోజు ఇన్స్‌టాగ్రామ్‌లో ఇలా అయింది. ఈరోజు న్యూసిలా వచ్చింది. ఇలాంటి విషయాలు కూడా పంచుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి నేను ఆ టైంని చాలా ఎంజాయ్ చేస్తాను. మా అమ్మగారితో మాట్లాడిన టైంని. ఎక్కడున్నా సరే నేను రోజు అయితే ఒక అరగంటయినా మా అమ్మగారితో మాట్లాడతాను. లేదా నేనింట్లో ఉన్నానంటే మా అమ్మగారు టీచరండి. తనొచ్చేసరికి నేను కూడా ఆహ్, ఏ పనున్నా సరే అన్నీ పూర్తి చేసుకొని తనొచ్చేసరికి హాల్‌లో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. బావుందండి. చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటండి ఓ కొంతమంది ఆడవాళ్ళకేమలవాటుంటదంటే ఏ మాత్రం ఆహ్, మనసు చికాగ్గా ఉన్నా కూడా షాపింగనెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఆ కోవలోకొస్తారా?
అవును. ఆహ్! షాపింగ్ ఒక రకంగా నాకు రిలాక్సేషనండి. కాపోతే నేను అంత ఎక్కువ చేయననే చెప్పాలి. ఎందుకంటే ఈ హడావిడి లైఫ్‌లో నాకంత టైం దొరకదు. కానీ అవకాశవొస్తే గనుక ఖచ్చితంగా నేను షాపింగ్‌కెళ్తాను. విండో షాపింగయినా చేస్తాను. అలాగే షాపింగింకా ఆన్‌లైన్ షాపింగ్ కూడా వీకెండ్స్‌లో అయితే చేస్తానండి. వీక్‌డేస్‌లో అయితే అంత ఖాళీ ఉండదు నాకు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. బావుందండి. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఏం జేస్తారంటే ఏ మాత్రం <smacks lips> ఆహ్, కష్టంగా ఉన్నా గూడా అబ్బా! ఈ పని మేనేజ్ జేసుకోలేకపోతున్నాను. రోజూ ఇంత బిజీగాయిపోతుంది, అనుకున్న సమయంలో కాసేపు పూజ జేసుకుంటారు. దేవుడు పూజ జేయడమో, లేకపోతే గుడికి వెళ్ళడమో, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మికంగా ఒక ట్రిప్ చేసుకోవడమో, ఇలా చేస్తూ ఉంటారు. మీరలా జేస్తూ ఉంటారాండి?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! చేస్తానండి. నేను రోజు పొద్దున్నే కూడా ఆఫీస్‌కెళ్లే ముందు ఖచ్చితంగా, 10 నిమిషాలైతే పూజ చేసుకొని వెళ్తాను. నాకింట్లో దీపం పెడితే నాకా ఆ ఫీలింగ్ ఇష్టం అనమాట. అది లేకుండా వెళ్ళిన రోజు నాకు చాలా, ఏదో వెలతిగా ఉంటది. అందుకని వీలున్నంత వరకు కూడా నేను దీపాన్నైతే వెలిగిస్తానండి. వెలిగించి దేవుడి దెగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుంటాను. నాకు అది ఒక ధ్యానంలా పనిజేస్తుంది. నేను దాన్ని ధ్యానం అనే అనుకుంటాను ఒక రకంగా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
అది నాకు చాలా నచ్చుతుందనమాట.
హ్మ్. హ్మ్.
అంటే హౌస్ ఎన్విరాన్మెంట్‌ని కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడం, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి, నేను మా పూజనేది మాత్రం తప్పకుండా చేస్తాను. దాన్ని మిస్సవ్వకుండా. కొన్నిసార్లు మీకు తెలిసే ఉంటది మనకి కుదరవు. ఆహ్, నెలలో కొన్ని రోజులు, అది కుదురు కుదరవు. ఆ టైంలో కూడా నేను వీలైనంత వరకు మా హస్బాండ్‌ని అడుగుతాను. ఆ దీపం పెట్టమని. తనకి వీలైతే గనక ఖచ్చితంగా చేస్తాను. లేకపోతే గనక ఇంకా 5 డేస్ కొంచెం ఇబ్బందిగా ఉంటదనమాట. ఇంట్లో ఏదో మిస్సయినట్టు, అలాగ ఏదో చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు.
కరెక్ట్. కరెక్టండి. హ్మ్. హ్మ్. అవును. అవును. ఓకే. హుహుహు. <chuckles> అవును. అదే. హ్మ్. ఓకే. చాలా చక్కగా చెప్పారండి. అయితే కొంతమంది ఏం జేస్తారంటే, ఈ మానసికంగా రిలాక్స్ పొందలేక డాక్టరుని అప్రోచవ్వాల్సిన సందర్భం వస్తూ ఉంటుంది. అప్రోచయ్యి వాళ్ళు, చెప్పే టిప్స్‌ని ఫాలో చేస్తూ, ఆహ్, మెంటల్ హెల్త్‌ని పొందుతూ ఉంటారుా? మీరెప్పుడైనా ఇలా డాక్టరుని అప్రోచవ్వడం జరిగిందాండి?
అవునవును. అంటే డాక్టరుని అప్రోచయ్యేంత సీరియస్‌గా అయితే ఏం జరగలేదండి. కాకపోతే నేను ఈ మైండ్‌ఫుల్‌నేస్ గురించి కొంచెం మెడిటేషనది నేర్చుకోవాలననుకున్నాను. అందుకని అది నేర్పించే వాళ్ళ దెగ్గరకైతే వెళ్ళానండి. ఒక రెండు, మూడు సార్లు వెళ్లి అసలు మెడిటేషనేలా చేయాలి? ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి? స్ట్రెచెస్ ఎలా చేయాలని, ఇవన్నీ కూడా వాళ్ళ దెగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అప్పడు నుంచి చెప్పాలంటే, నాకవి చాలా బాగూపయోగపడినవనే చెప్పాలి. ఎందుకంటే ఈప్
హ్మ్. హ్మ్. ఓ ఓకే. ఓకే. దానికి ముందు, వాటికంటే ముందు, తర్వాత ఏం చేంజెస్‌ని గమనించారండి మీరు?
నేను నా ప్ర నా పనిలో ఒక ప్రొడక్టివిటీని గమనించానండి. తర్వాత ఫోకస్ అనేవి గమనించాను. అంటే ఇది వరకు మల్టీటాస్కింగ్ ఎక్కువ చేయడం వల్ల ఒకదాని నుంచి ఇంకోదానికి ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోయేదాన్ననమాట. ఎప్పుడైతే ఈ మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టానో నాకొక దాని మీద కాన్సంట్రేషన్ ఫుల్లుగా కలిగేది. అది ఇంకో డిస్ట్రాక్షన్స్ తగ్గినయనమాట. సో, అలాగా అలాగే పనికూడా ఎఫెక్టివ్‌గా చేసుకోవడం ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను నాలో చేంజెస్. అందుకే ఇవి తరచుగా చేయడానికి ఇష్టపడతాను. అవి మానేయకుండా రోజు ఏదో ఒక రొటీన్‌లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ మెడిటేషన్ గానీ, ఆహ్, ఆహ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాననమాట.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. చాలా చక్కగా చెప్పారండి. మీరు మీ పని తర్వాత ఎలా మానసికంగా రిలాక్స్ అవుతారో, ఏం పనులు చేస్తారో అనేవి టిప్స్‌తో సహా అన్నీ చక్కగా వివరించారు. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
త తప్పకుండా అండి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.